అంటే హాబీ లాగా మరుంటుంది గదా! పుస్తకం చదవడము, గేమ్స్ ఆడడము, ఆ! లేదు అంటే సరదాగా బయటికెళ్లి తిని రావడము, ఏదన్నా ఏదో ఒకటి హాబీ ఉంటుంది గదా! అదేమన్నా మీరు చేస్తారా?
హ్మ్. సాయంత్రం పని. ఆ! పొద్దున్న ఒకసారి <giggles> ఫ్రెండ్స్‌తో ఎళ్లి అలా టీ తాగేసి వస్తానండి. ఇంకా కాసేపు అలాగా మాట్లాడి ఏమన్నుంటే కొద్దిగా అలాగా ఆ! సంపాదన ఎలా చేయాలి? ఈటిల గురించి మాట్లాడి అప్పుడు వస్తా ఉంటానండి. మళ్ళీ సాయంత్రం అలాగే అదే విధంగా సాయంత్రం గూడా అలాగే ఎళ్తూ ఉంటానండి. సాయంత్రం వెళ్లి ఒక 2 హవర్స్ వాళ్ళతో గడిపి వస్తానండి.
ఓకె. ఓకె. ఓకె. అసలు ఇంట్లో గానీ, బయట గానీ, గేమ్స్ ఆడరా మీరు?
ఒకప్పుడు ఆడేవాడినండి. ఇప్పుడు <giggles> కొద్దిగా తగ్గిచ్చేశానండి. ఒకప్పుడైతే నేను కబడ్డీ ప్లేయర్‌నండి. కబడ్డీ ఇంకా, రన్నింగ్ బాగా జేసేవాడినండి.
<chuckles> ఓకె. ఓహ్! ఓకె. అలాగే కంటిన్యూ జేయండి శుభ్రంగా. చక్కగా.
ఒకసారయితే స్కూలు ఏంటండి?
అది కంటిన్యూ జేసేసేయండి అంటున్న. అంటే లైక్ ఇప్పుడు కబడ్డీ గానీ, రన్నింగ్ గానీ, మంచి ఫిజికల్‌గా బావుంటుంది గదా! స్పోర్ట్స్ ఆడితే. సో మీదని మీకు కూడా ఏంటి అంటే అందరితో మాట్లాడడము ఇంకా మీరు ఫ్రీ అయిపోతారు గదా! చక్కగా.
<chuckles> అవునండి. అవునండి. అవునండి. కాపోతే ఇప్పుడు కొద్దిగా బద్ధగిచ్చేశానండి చాలా వరకు. కానీ ప్రయత్నించాలండి, మొదలుపెట్టాలి మళ్ళీ, ముందు నుంచి స్టార్ట్ చేయాలండి మొత్తం అంతా.
హ్మ్. <giggles> అవునవును. ఓకె. మరి ఎగ్జామ్స్ అప్పుడు గానీ, హ్మ్. ఎగ్జామ్స్ అప్పుడు. లేదు అంటే ఇంకా బిజీగా ఉన్నప్పుడేంటంటే ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వాళ్ళకి కావాల్సినవి తీసుకొచ్చి ఇచ్చేస్తారా? లేకపోతే, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! అని చదువుకుంటారా? దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వర్క్ లైఫ్‌కా? లేదంటే ఇలా కుటుంబంతో గడపడానికా?
ఫస్టూ ఆ! అండి. చెప్పండి. చెప్పండి. ఆ! అండి.

ఓకే. కొన్ని కొన్ని సార్లేంటి అంటే, మనం ఫోను చూసుకుంటూ అసలిప్పుడు ఫోనంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. సోషల్ మీడియా అని, అదనిదని యాక్టివ్‌గా ఉంటూనే ఉంటారు కదా! అలాంటప్పుడు మనం ఏంటంటే, ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. అది సౌండ్ ఫుల్ పెట్టుకొని. అమ్మేమో ఏదో ఒక పని చెప్తారు. "అది తీసుకురా, ఇది తీసుకురా" అని. అది మనం వినము. ఒకటి తీసుకురాబోయి, ఇంకోటి తీసుకొచ్చామనుకోండి హ్మ్. మీ అమ్మగారెలా స్పందిస్తారు?
అవునండీ. ఆ! అండి. ఆ! అవును. <chuckles> ఇదివరకు చాలా సార్లు అలాగే చేశానండి. ఇ ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు కూడా అలాగే <chuckles> చేస్తూంటాను.
<chuckles> మీరు ఎక్కువ ఏం చూస్తారు? ఏ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు?
యూట్యూబ్ చూస్తానండి ఎక్కువగా.
ఓకే. యూట్యూబ్ చూస్తూ, అమ్మ ఏదైనా చెప్తే తప్పు తీసుకొచ్చారా?
ఆ! ఆ! అలా చాలా సార్లే. ఒకసారి గోధుమ పిండి గాని ఇలాంటివి తెమ్మంటే నేనేదో మైదా పిండి ఏదోటి తీసుకొ‌చేవనండి. అలా తిట్లు తినేవాళ్ళని. ఆ! తిట్టేవాళ్ళండి. <chuckles> మళ్ళీ ఎళ్లి, మళ్ళీ అన్ని డబ మొత్తం అంతా మళ్ళీ పెద అదింకో పని పడ్డం.
అయ్యయ్యో! ఓకే. మళ్ళీ రివర్స్ పంపించారా తిట్టి? హుహు. అంటే హ్మ్. అది. ఓకే. ఇంకా ఆహ్, ఇంకా ఎక్కడ మీరు ఎక్కువగా ఇన్వాల్వయుంటారు ఇంట్లో? ఏదైనా పని చేయడానికి, ఇంట్లో కొంతమందికి గార్డెనింగ్ చేయడమంటే ఇష్టము. కొంతమందికి కుకింగ్ ఇష్టము. అలా మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ ఏ పని చేయడానికి ఎక్కువిష్టపడతారు?
అవునండీ. ఎక్కువ అంటే, ఇంట్లో బయటికెళ్ళి సామాన్లు తెమ్మని చెప్తూంటారు కదండీ! ఇలా కూరగాయలు గానీ, అలా‌గా లేదంటే కిరాణా సామానులు గానీ, ఇలా పాలు గాని, తీసుకురమ్మంటే ఎక్కువగా మనకేలాగో బయట తిరగడం <chuckles> ఇష్టం కదండీ! అబ్బాయిలందరికీ. ఇంకా అలాగని ఆహ్
హ్మ్. హ్మ్. <giggles> అంతే కదా మరి! ఇంట్లో ఉంటే, ఏం పని చెప్తారో. అనుకుంటారదే బయటికి వెళ్తే ఒక చిన్న పని చేసి చక్కగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి రావచ్చు కదా! అని మీ ప్లాను.
<chuckles> అవునండి. అవును. అలా అని అలా తీసుకుంటానండి ఇంట్లో అమ్మ మాట వింటుంటానులెండి అలాగ.